ఈ మధ్య కాలంలో మనం చూస్తే అండి. విపరీతంగా ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ స్కూల్స్ రావడంతో, కొన్ని, కొన్ని స్కూల్స్‌లో నిజంగా ఐసీబీఎస్సీ ఐసీఎస్సీ, అలా అనుకుంటే ఆ! ఫారిన్ లాంగ్వేజ‌స్ నేర్చుకోవడం కూడా పిల్లలకు అవకాశం ఇలా కలిగిస్తున్నా, అయితే ముఖ్యంగా స్థానిక భాష నిజంగా కనుమరుగై అపోతుందేమో మన తెలుగు భాష. ఎంత మా మాధుర్యంగా ఉంటుంది. తెలుగు భాష మనం మాటే మన పిల్లలు మమ్మీ-డ్యాడీ అంటున్నారు తప్ప, అమ్మ-నాన్న అ-అనకపోవడం మనోకసారి ఒకసారి బాధ కలిగిస్తుంది. నిజంగా స్థానిక భాష కంటెంట్ పెరుగుదల గురించి, ముఖ్యంగా స్థానిక భాష అభివృద్ధి గురించి మీ అభిప్రాయం ఏంటి?
<coughs> అవునండి. ఆ! మీరన్నట్టు నిజంగానే అది జరుగుతుందండి. ఇప్పుడు ఆహ్, ముఖ్యంగా తెలుగు భాష అంటే ఒక చులకన భాషలా మొదలైపోయిందండి అందరికి. ఏంటంటే, ఈల్ తెలుగు మీడియం వాళ్ళు మా తెలుగు మీడియం అంటే గవర్నమెంట్ స్కూళ్ళు, ఇంగ్లీష్ మీడియం అంటే కన్వెంట్ లేదంటే, ప్రైవేట్ స్కూల్స్ అన్నట్టు ఒక బేధం ఏర్పడైపోయింది. ఇది పేరెంట్స్‌లోనైనా అవ్వచ్చు, పిల్లల్లోనైనా అవ్వచ్చు, ఒక తెలు ఒక గవర్నమెంట్ స్కూల్‌లో జాయిన్ చేస్తే ఒక ఏదో ఒక చిన్న స్కూల్‌లో జాయిన్ చేసాం. లేదంటే అక్కడ మనకి పిల్లలకి కావాల్సినంత స్టడీ దొరకదు. లేదా క్వాలిటీ న్యాయమైన అభ్యాసం ఉండదు. <sneezes> ఈ రకంగా తయారవుతున్నారండి పేరెంట్స్ అందరూ.
నిజం అండి. నిజం. అవును. నిజం అండి. అవును. అవును. నిజం అండి. అవునండి. అవును. నిజమే వాస్తవం.
ట అక్కడ మన మన సొంత లాంగ్వేజ్ మన తెలుగుని మర్చిపోతున్నాం అన్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు.
మర్చిపోతున్నారు నిజంగా.
ఇప్పుడు ఆ! అడగండి అడగండి.
ఐత్ అవును. అయితే ముఖ్యంగా మనము ఈ భాష పరిరక్షణలో ఎలాంటి మార్పులు తీసుకొస్తే బావుంటుంది. పిల్లల విషయంలో ఇప్పుడు చూడండి ఇపుడు ఈ డిజిటల్ టెక్నాలజీ పెరిగాక కూడా యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా రీల్స్ కావచ్చు, బ్లాగ్స్ కావచ్చు, 'మన తెలుగు భాషని మనము ప్రజలకి తెలియజేయాలి. మన చక్కటి భాషని' అనుకున్నప్పుడు ఆహ్, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీ అభిప్రాయం ఏంటండి? మన తేష్ స్థానిక భాష కంటెంట్‌ని పె పెంచాలి అనుకున్నప్పుడు. ఈ కంటెంట్ విషయంలో స్థానిక భాష కంటెంట్‌ని పెంచుకున్నప్పుడు యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు? సో అందరికి రీచ్ అయ్యే విధంగా ఏం చేస్తే బావుంటుందని మీరు అనుకుంటున్నారు?
అహ ఇప్పుడు మనకి మామూలుగా అయితే అండి. ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే సోషల్ మీడియా.
ఎంటండి? సోషల్ మీడియా నిజమ?
అది మనం దాన్ని మంచికి వాడొచ్చు, చెడుకి వాడొచ్చు. మనం గాని మంచికి వాడి ఒక ఒక ఈ ఈ రివల్యూషన్ గాని తీయగలిగితే అంటే మనము వేరే భాషల్ని తప్పుగా అనట్లేదండి. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ కంపల్సరీ రావాలి మనకి. ఎందుకంటే
అవునండి. తప్పు అవునండి. వావ్
మనం వేరే స్టేట్స్‌కి ఎళ్తున్నాము. లేదంటే వేర ఒక మనం
ఇప్పుడు జాబ్‌రీత్యా మనకు ఉద్యోగరీత్యా ఇంగ్లీష్ నేర్చుకోవడం కంపల్సరీ. అలా అని స్థాన్ మన స్థానిక భాషని నిర్లక్ష్యం చేయకూ
కంపల్సరీ అయిపోయింది. హ్మ్. అది. ఇక్కడ పాయింట్ అదేనండి. ఇప్పుడూ, ఒక భాష మనకి అవతల భాష నేర్చుకుంటున్నాము అంటే, ఒక ఇంగ్లీష్ నేర్చుకున్నాం అనుకోండి. ఒక ఇంటర్వ్యూస్‌కి గాని లేదంటే, మనం ఒక గ్రామం నుండి మరొక గ్రామంకెళ్ళినప్పుడు అక్కడ, డిఫరెంట్, డిఫరెంట్ మన ఇండియాలోనేంటంటే చాలా కల్చర్సున్నయి, చాలా మతాలున్నయి, చాలా భాషలున్నయి. సో, మనకంటూ ఒక కామన్ భాషుండాలి.
అవునండి. అవును. నిజం. ఖచ్చితంగా. అవునండి.
ఈజీగా ఒకళ్ళకొళ్ళు ట్రాన్స్‌లేట్ చేసుకోడానికి. ఆ రకంగా చూసుకుంటే మనం ఇంగ్లీష్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. అందరం మాట్లాడదామనేసి. కానీ, ఇక్కడేమవుతుందంటే ఇంగ్లీష్ ఎప్పుడది మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మోడల్ వాడకంలో తెచ్చుకున్నామో, ఆటోమేటిక్‌గా మనకి మన భాషలో మావులు మాటలు కూడా ఒక
నిజమండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకో అవును. అ
ఎవరినైనా పిలిచి ఒక 5 నిమిషాలు తెలుగులో మాట్లాడమంటే మాట్లాడలేపోతున్నాం.
అవును. ఆ! ఒక 5 నిమిషాలు తెలుగులో మాట్లాడలేకపోతున్నాం. ఖచ్చితంగా ఇంగ్లీష్ పదాలే ఉంటున్నాయి దాంట్లో.
ఖచ్చితంగా. అంటే మన, మన భాష, మన తెలుగు భాష మన మదర్ టంగ్ కాస్త, అహ్, మనం మాట్లాడలేని పరిస్థితికి వచ్చేస్తున్నాం. అంటే ఆటోమేటిక్‌గా మనకి ఒక ఇంగ్లీష్ పదం అనేది వచ్చేస్తుంది. మనకంతా వాడు
అంటే పిల్లలకు చిన్నప్పటి నుండి స్కూల్ లెవెల్స్‌లుంటే ఆ పదో తరగతి వచ్చేంత వరకు, ఈ పెద్ద, పెద్ద సో కాల్డ్ ఇనా అంటే మనకి పెద్ద, పెద్ద స్కూల్స్ అన్నీ, ఇంగ్లీష్‌ని విపరీతంగా రుద్దుతున్నాయా? తెలుగు భాషను పక్కన పెట్టి.
ఇప్పుడక్కడ ఏం జరుగుతుందంటేనండి అంతా బిజినెస్. ఒకప్పుడు స్టడీస్ అంటే, వేరు. మన మన చిన్నప్పుడు మన నాన్నల కాలం చిన్నప్పుడు‌లోని అప్పుడు అప్పుడు స్టడీస్ అంటే అవసరం అది.
ఆ! నిజం. నిజమండి.
ఎంతో కొంత చదువుకుంటేనే, రేపు పొద్దున మనకు ఒక జాబ్ వస్తుంది. లేదా ఒక మన భవిష్యత్తు ఉంటుందన్నట్టు వాళ్ళకుండేది. మన చిన్నప్పటినుండి ఇది ఎలా తయారైపోయింది అంటే, ఒక బిజినెస్ లెవెల్‌లో మొదలుపెట్టేసారు. ఇ ఇక్కడ స్కూల్స్‌ని డిఫరెంట్ చేసారు. ఇది పెద్ద స్కూల్, ఇది చిన్న స్కూలు, ఇది గవర్నమెంట్ స్కూలు, ఇది ప్రైవేట్ స్కూలు, ఇది క్వాలిటీ ఉంటుంది. అసలు క్వాలిటీయే ఉండదు. అది పిల్లలు ఇందులో చదువుతే అసలకి ఎలా నాలెడ్జ్ లేదన్నట్టు ఒక క్రియేట్ చేసారండి... <coughs>
నిజమండి. నిజం. ఖచ్చితంగా. అవును. ఆహా! నిజమండి. అవును.
ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు. ఆ క్రియేషన్‌కి ఆటోమేటిక్‌గా పేరంట్స్ అందరూ ఆహ్, ఒక విధంగా దానికి అలాగా కన్వర్ట్ అయిపోయారు. ఓకె నిజమే కదా! ఇందులో క్వాలిటీ ఉండదు. ఇప్పుడు కాలం పిల్లలకైతే అసలు తెలుగు మీడియం జాయిన్ అయితే ఒక పేద పిల్లలే తెలుగు మీడియం జాయిన్ అవ్వాలి. మనం మినిమమ్ మిడిల్ క్లాస్ అయినా
అవును. నిజమండి. అయితే కొన్ని దేశాల్లో చూస్తే, మీరు అమెరికా లాంటి దేశాలు చూస్తే, అక్కడ మొత్తం గవర్నమెంట్ స్కూల్సే నంటా కదండీ! అక్కడి విద్యా వ్యవస్థంతా అక్కడ.
అంటే, విద్యా వ్యవస్థ అంటే, గవర్నమెంట్ స్కూల్స్ నెక్స్ట్ దానికి తోడు, ఫ్రీ అండి మనకి. మొత్తం టోటల్ ఫ్రీ ఉంటాయి. ఒక పిల్లని ఒక స్కూల్ జాయిన్ చేసామంటే, ఇంక మనం వాళ్ళు 10థ్ క్లాస్ అయ్యేవరకు, లేదా ప్లస్ టు అయ్యేవరకు మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు.
ఆ! ఓహ్! నిజంగా అద్భుతం కదండి ఇది.
అన అంటే ఇండియాలో, ఇండియాలో ఏంటంటే ఒకటి ఫ్రీ‌గా దొరుకుతుంది అంటే అది చీప్ అన్న భీమా ఒక థాట్‌లో ఉంటారు మనవాళ్ళందరూ.
ఆ! అట్లా ఉంటారు. అంటే మన మన ఎరి అంటే మన సమాజం కావచ్చు, మన సమాజంలో ఉన్నట్టి పరిస్థితులు అవి నిజంగా.
ఆహా! పరిస్థితలా తయారితే తయారైపోయిందండి. ఇప్పుడు ఆ రకంగా ఈళ్ళు ఎప్పుడిది క్రియేట్ చేసారో ఇప్పుడు అంత ఎందుకండి. నాకు నాకు ఇప్పటికి అర్థం కాదు. 1స్ట్ ఎలా ఉండేది మీరు గమనించండి. ఒకటో క్లాస్ నుండి 10 క్లాస్ ఉండేది. తర్వాత ఇంటర్ 2 సంవత్సరాలు డిగ్రీ.
నిజంగాండి. అవును. అవును. అవునండి.
ఈ రకంగెళ్లింది. ఈ కార్పొరేట్ గాని, బిజినెస్ వాళ్ళు గాని ఎలా మొదలుపెట్టారు. ఇప్పుడు పైకి పెంచలేకపోతున్నారు వాళ్ళు. ఒకటి నుండి 10త్ అయిపోయింది. అక్కడి నుండి ముందుకు ఆయి వెళ్ళిపోయి. అన్ని క్లాసేస్ వెళ్ళిపోతున్నాయి. కానీ ఈళ్ళకి బిజినెస్ అవ్వట్లేదు ఇక్కడ. అప్పుడు ఏం చేశారు యాహ్! యాహ్! ఒకటో క్లాస్‌కి ముందు యూకేజీ అని మొదలుపెట్టారు. అంటే ముందు ఒకటి తరు ఒకటో నంబర్ తర్వాత వెళ్ళిపోయి గాని వెనక్కి వెళ్దాం అని చెప్పి ఇక్కడ మైనస్‌ల నుండి మొదలెట్టారు. మైనస్‌ని. అదేంటి యూకేజీ పెట్టారు. తర్వాత ఎల్‌కేజి తరువాత నర్సరీ. ఇంకేంటి వయసులు అయిపోతున్నాయి పిల్లలకి 5-4 వచ్చారు, 4-3 వచ్చారు. ఇంకా తీళ్ళకి సరిపోవట్లేదు అని చెప్పి ప్రీ స్కూళ్ళు అని మొదలుపెట్టారు.
ఆ! వెళ్ళిపోతుంది. ఆ! ముందు. <laughs> అవును. మైనస్ నుండి మొదలు పెట్టారు నిజంగా. అవును. ఎల్‌కేజి నర్సరీ. బా! బా! బా! ప్రీ స్కూల్సు.
నా కద్ నాకర్థం కాదండి. స్కూల్‌కి ప్రీ స్కూల్ ఏంటండి. అంటే ఒక ఒకసారి స్కూల్ జాయిన్ చేసినోడికి ఇంక స్కూల్ అలవాటు చేయడానికి ఒక స్కూలట. అందులో, అందులో ఏం అడిగామనుకోండి
ఆ! అదే కదా! నిజం అండి. ఈ మధ్యలో నేను కూడా గమనించాను అండి. విపరీతంగా ప్రీ స్కూల్స్, ప్రీ స్కూల్స్ అని. పిల్లవానికి ఒక 5 సంవత్సరాల వరకు వాడు జీవితంలో ఎంజాయ్ చేయలేని వయసులో. పిల్లల్ని స్కు స్కూల్‌లో వేసేస్తున్నారండి నిజంగా.
అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటేనండి మనకి. ప్రీ స్కూళ్లు పెట్టింది కాక చదువుకున్న వాళ్ళేనండి. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఏం తక్కువాళ్లేం కాదు. అందరూ చదువుకున్నోళ్ళే డిగ్రీలు, ఎంబీఏలు చేసుకున్నారే. వాళ్ళేమో ఈ ప్రీ స్కూల్లో కంపల్సరీ జాయిన్ చెయ్యాలి. చాలా మంది ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. నా మా, మా పాపకి ఇప్పుడు 3 ఇయర్సు. యహ్! నన్ను ఎంత బలవంతం చేసారంటే మా ఆఫీసుల్లో గాని, మా ఫ్యా మా అత్త వాళ్ళ సైడ్‌లో ఆహ్, ఫ్యామిలీస్ గాని, బట్ నేను మాత్రం లొంగలేదండి. నేను ముందే ఫిక్స్ అయ్యాను. మా పాపకి 4 ఇయర్స్ వరకు నేను స్కూల్ జాయిన్ చెయ్యను అనేసి.
అవును. అవును. ఆ! చెప్పండి. రిహార్సు అవును. అవును. స్కూల్ జాయినే చెయ్యను. నిజంగా.
గట్టిగా నిలబడ్డాను. ఎందుకంటే నేను ఒక విధంగా ఒక్కడినే ఫైట్ చేశాను దానికోసం. ఎందుకంటే నేను ఫుల్ అపోజిట్ అండి. పిల్లలకి 4 సంవత్సరాల వరకు ఆడుకునే సమయం. వాళ్ళని ఎట్టి పరిస్థితిలో డిస్టర్బ్ చేయకూడదు.
నిజం. నిజం. అవును. డిస్టర్బ్ చేయకూడదు. ఇంగా ఒకసారి స్కూల్‌లో జీవితంలో పడిపోతే వాళ్ళకి బె ఏంటి హోమ్ వర్కు నేర్చుకోవడం బిజీ లైఫ్ అయిపోతది వాళ్ళకి నిజంగా!
<clears throat> అదే కదండీ. సో, నా మా బేబీకి స్ట్రాంగ్‌గా నిలబడ్డాను. తనకి ఇప్పుడు స్పష్టంగా తెలుగు మాట్లాడుతది. తెలుగు ప మాటలు మాట్లాడతాది. ఎందుకంటే, ఒక్కసారి స్కూల్ జాయిన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్‌లోకెళ్ళిపోతారు. సో, దానికి ముందే మన మాతృభాష మనం క్లారిటీగా నేర్పించగలగాలి.
ఆ! చూసాను. వచ్చేస్తుంది. అవునండి. అయితే ఈ మధ్య కాలంలో మనం యూట్యూబ్ కావచ్చు, ఏదైనా చూస్తే మనకు పాత తరము మన ఇంట్లల్లో మన ఊర్లలో పాడుకునే పాటలు కానీ, చందమామ కథలు గాని, పిల్లలకు ఇవన్నీ డిజిటల్ రూపంలో ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా వచ్చాయి. నిజంగా మన భాష పెరుగుదలకి అవి ఎంతవరకీ ఆహ్, దోహదపడుతున్నాయి అని మీరనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి ఒక ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆహ్, మన పాత కాలంలో మన అమ్మవాళ్ళు చందమామని చూపించి, "చందమామ రావే జాబిల్లి రావే" అని ఇప్పుడు ఈ డిజిటల్ కంటెంట్ కూడా క్రియేట్ చేస్తున్నారు తెలుగు భాషలో. ఆహ్, మీరు యూట్యూబ్ చూస్తే అవును.
దోహత పడను. ఒక విధంగా, మీరన్నట్టు ఒక విధంగా కొన్ని కథలొస్తున్నాయండి తెలుగు కథలు. మనకి కరోనా టైమ్‌లో తెలుగు కథలు బాగా ఫేమసే. అది ఎంతో కొంతకు మనకు ఉపయోగపడుతున్నాయి. ఏంటంటే, తెలుగు కథలు వినడం మొదలుపెట్టారు అందరూ. తెలుగు భాషలో, తెలుగు కథల్లో. కానీ, మీరు చిన్న పిల్లల విషయంలో చుసు చూసుకున్నట్టేనండి ఇప్పటికి అఆలు, ఇఈలు ఎవరూ చూడట్లేదు యూట్యూబుల్లో. ఆ వ్యూస్ చూడండి. ఏబీసీడీలు వ్యూస్ చూడండి.
నిజమండి, అవును. నిజమండి. అవును. నిజమండి. నిజంగా.
ఏబీసీడీ‌లు వ్యూస్ చాలా బిలియన్స్‌లో ఉన్నవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా కోక్ మెలాన్ గాని, లేదంటే ఇప్పుడు మనకి 'చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా' పాటకి ఎక్కువ వ్యూస్ ఉండవు. అదే 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్‌కయితే' బిలియన్స్‌లోకెళ్ళిపోతాయి వ్యూసు.
<laughs> నిజం. అవును. చూడండీ మిలియన్స్‌లోకెళ్ళిపోతాయి నిజంగా.
<clears throat> పోనీ
ఎందుకు అంటే, ఈ తీర ఎందుకు? ఇప్పుడు 'చిట్టి చిలకమ్మ' అనేది, మన స్థానికంగా మనకు, మన పిల్లలకు మంచి ఆహ్, కల్చర్ నేరపు నేర్పుతున్నట్టే కదా మరి. ఎందుకు మన పేరెంట్స్ కూడా దానికి మొగ్గు చూపట్లేదు, ఎందుకు అసలు?
అవును. అంటే క్లి క్లారిటీ‌గా ఉందండి అక్కడ. క్లియ మన బిజినెసొ వాళ్ళు ఏం చేశారంటే, ఈ కార్పొరేట్ కంపెనీ‌లు గాని, ఆట్లీ గాని, తెలుగు అంటే, ఒక తెలుగు లాంగ్వేజ్ అన్నా, ఒక తెలుగు భాష అన్నా చీప్. తక్కువ. అంటే ఆహ్, ఇంగ్లీష్ చాలా హై రేంజ్‌లో ఉంది. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే నీ బ్రతుకుంటుంది. లేదంటే నువ్వు మాతృభాషను పట్టుకుంటే, అదొక చీప్ లాంగ్వేజ్ నువ్వు డౌన్‌లో ఉంటావు. 'చిట్టి చిలకమ్మ' ఇలాంటి పాడడాలు పిల్లలంతా ఏంటి వీళ్ళు ఇది పాడుతున్నారా! అన్న ఆహ్, సొసైటీ‌లోనే ఒక చులకన భావం మొదలైపోయిందండి తెలుగు మీద.
అవునండి. చీప్. ఆ! ఇక్కడ మామూలైపోయింది. నిజంగండి. చాలా ఘోరమైన పరిస్థితి లేదు
అంతెందుకండి. ఇప్పుడు ఇవి ఎక్కువైతే, ఒకటి ఎప్పుడైనా మనకి అణిచివేత ఎక్కువ జరిగినట్టయితే, డెఫినిట్‌గా రివల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మన ఇండియాలో ఇది స్టార్ట్ అయిపోయింది. కాకపోతే, అది ఇంగ్లీష్ భాష మీద కాదు, హిందీ భాష మీద స్టార్ట్ అయింది.
కచ్చితంగా అవుతుందండి. ఇది స్టార్ట్ అయిప్ హిందీ భాష మీద అవును. విపరీతంగా రుద్దడంతో ఆయె హిందీ భాషను కూడా అంటే స్థానిక భాష కంటే ఎక్కువగా
అంటే హిందీ భాషకి ఎలా అయిపోయిందంటేనండి ఒకా గర్వంలా స్టార్ట్ అయిపోయిందండి. వాళ్ళకి ఏటంటే మీరు హిందీ, ఇది ఇండియా. ఇండియాలోని మా ఆహ్, మాతృభాషా హిందీ. సో మీరు జాతీయ భాష గాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. జాతీయ భాష మీరు నేర్చుకోవాలి, మీ సౌతోళ్ళు అందరూ అన్నట్టు వాళ్ళు మొదలుపెట్టారు. దీన్ని కొంతమంది మన సౌతోళ్ళు కొన్ని రోల్ కొన్ చాలా సంవత్సరాలు ఇది నడిచిందండి. బట్ కొన్ని
ఆ! నిజమండి. అవును. ముఖ్యంగా టమిళియన్స్. వాళ్ళదు భాషా అభిమానం ఎక్కువండి నిజంగా.
వాళ్ళకి దారుణం ఏండి. కొన్ని గత, గత కొన్ని సంవత్సరాలు నుండి సడెన్‌గా ఇది రివల్యూషన్ మొదలైంది. ఏంటంటే మేవెందుకు మాట్లాడాలి? జాతీయ భాషని ఎవరు డిక్లేర్ చేశారు? ఎక్కడ లేదండి. జాతీయ భాష హిందీ అని ఎక్కడ లేదు. అసలు ఇండియాకి జాతీయ భాషే లేదు.
అవును. అవును. ఎక్కడ డిక్లేర్ చెయ్యలేదు. నిజం.
మొత్తం 15 భాషలు ఉన్నాయి గానీ అందులో వాడుకలో ఎక్కువు హిందీ వాడచ్చు. కానీ అదెవ్ అంత జాతీయ భాష అది నేర్చుకోవాలని ఎక్కడా లేదు. మీరు ఇంకోటి గమనించండి. వా ఆహ్, మనకు తెలుగులోనే ఎక్కడైనా స్టోర్‌కెళ్ళండి. ఒక పానీపూరీష్ దెగ్గర నుండి పెద్ద పెద్దా ఆహ్, స్వీట్ షాప్‌లదాకా, మీరు ఎక్కడికైనా ఎళ్ళండి. వాడు హిందీలోనే మాట్లాడతాడు. మనోళ్ళు మాత్రం కింద మీద పడిపోయి తెలుగు మ హిందీ మాట్లాడడానికి ట్రై చేసిస్తారు. ప్యాజ్ డాలో అది ఆహ్, చ చోడ, తోడ లేదంటే బడా ఆహ్, ఇలా కితన ఇవి మనం ట్రై చేసేస్తాం తప్ప వాడు తెలుగు మాట్లాడడు అసలు.
అవునండి. ఎక్కడ లేదు. అవునండి. అవును. అవునండి. ఇంజలోనే <chuckles> అవును. <chuckles> అవును. తెలుగు మాట్లాడరు అస్సలు.
మీకెంత కావాలి అది ఇదని అడగడు. వాడు ఏంటంటే ఆడు హిందీలోనే మాట్లాడతంటాడు. క్యా భయ్యా అది ఇది అంట్ ఆడు అంటాడు తప్ప మన మౌలు మాత్రం ఓహ్! ఇంక ఈళ్ళేదో హిందీ పండితుల్లాగా ఈళ్ళకి రాకపోయినా సరే కష్టపడతారు అవతలోడికి చెప్పడానికి. <coughs>
నిజంగా. అవునవును. అవునండి. నిజంగా. అయితే, తెలుగు భాషని, స్థానిక భాషలని కంటెంట్ విపరీతంగా తీసకరావాలి అని ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ప్రమోట్ చెయ్యాలి. మనస్ మన భాషను మనం కాపాడుకోవాలి. ఇంత డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత గూడా మన భాషని ఆహ్, పరిరక్షించకపోతే ఎట్లా అని చాలా మంది క్రియేటర్లు చాలా ఆహ్, ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళకు కొన్ని కొన్ని సవాళ్ళు ఎదురవుతుంటాయి. ఎలాంటి సా సవాళ్ళు ఎదురవుతుంటాయి? వాటిని వీటిని ఏ విధంగా పరిష్కరించాలా అని మీరంటారు?
అవును. మొట్టమొదటి సవాలు ఏంటి ఎదురవుతుందంటే ఇప్పుడు కంటెంట్ క్రియేటర్లు గానీ, లేదంటే ఒక వ్యూస్ గాని, ఎవరికైనా ఒక ఎంకరేజ్‌మెంట్ ఉండాలండి కంపల్సరీగా. ఆళ్ళకి ఆ ఎంకరేజ్‌మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇప్పుడు ఒక వీడియో పెట్టారు. మనం ఎంకరేజ్ చేసిచ్ చుట్టూ వ్యూస్ వచ్చాయిమ అబ్బా! ఈ కంటెంట్ మీద పెడతే నాకు సూపర్‌గా వ్యూస్ వస్తన్నాయి. దీన్ని ఎలాగైనా కంటిన్యూ చెయ్యాలని గబ, గబ, గబా ట్రై చేస్తారు. అదే గానీ ఎప్పుడైతే కంటెంట్ ఎళ్ళట్లేదో వాళ్ళకి ఆటోమేటిక్‌గా నిరుత్సాహం ఏర్పడతంది. నేను, నేను ఎందుకు చెయ్యాలి ఇదంతా? నా నాకు అసలు వ్యూస్ లేవు ఏమీ లేదు. నేనెందుకు ఇంత కష్టపడి పోవాలి అని ఒక మా ఒక మ్ మైండ్ వచ్చేస్తంది వాళ్ళకి. ఆ వచ్చేసి టప్పని డ్రాప్ అయిపోతారు వాళ్ళు.
నిజం అండి. నిజం. నిజం. అవునండి. తిరుస్వామి ఏర్పడుతది నిజంగా. వాళ్ళు అవును. నిజంగా అండి. అవును. అయితే ప్రభుత్వాలు, సంస్థలు ఏవో ఎన్‌జీ‌ఓస్‌ కావచ్చు ఇటు ప్రభుత్వాలు కావచ్చు. నిజంగా మరి స్థానిక భాషని కాపాడాలనుకుంటే ఎలాంటి ప్రోత్సహాలు కల్పించాలి? ఎలాంటివి, అంటే ఏవైనా వర్క్‌షాప్స్, లేకపోతే తెలుగు భాష పరిక పరిరక్షించడానికీ పనీ అంటే ఆర్గనైజేషన్సు, ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. వాటికి గ్రాంట్స్ ఇవ్వడము, లేకపోతే ఏదన్నా పాలసీ తీసుకురావడం ఇలాంటివి తీసుకొస్తే బావుంటుంది అని మీరు అనుకుంటున్నారు?
ముఖ్యంగా ఇప్పుడు మనం ఒకలం గానీ లేదంటే ఎవరో ఒక ఇద్దరు యూట్యూబర్స్ గానీ ఒక డిసైడ్ అయిపోతే ఇది జరగదండి. ఒక తెలుగు భాష ముందుకు ఎళ్ళడం ఇది డిసైడ్ అవ్వాల్సింది గవర్నమెంట్.
జరగదండి. గవర్నమెంట్. ప్రజల్లో కూడా మార్పు రావాలి. ముఖ్యంగా వాళ్ళనుంటే రావాలి మొద మొదలు.
ఆ! ప్రజలకి ఎలా ఉంటుందంటే‌నండి, మార్పులొస్తాయి. ఇప్పుడు ప్రత్ ఇప్పుడు మ మనం మాట్లాడుకునేది ప్రతి ఒక్కల్ల మనసుల్లో ఉంటాయి. నిజమే కదా! మన తెలుగుని అందరికి ఉంటది కానీ, బయటకి ఎవర్రు చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు దీని కోసం ఫైట్ చేసి, వాళ్ళ దినచర్యని మార్చుకుని, దీని కోసం ఫైట్ చేసే టైమ్ ఎవరికీ లేదు. ఎవరు బిజీల్లో ఆ‌ళ్ళు ఉంటారు. ఎవరు పనుల్లో ఆ‌ళ్ళుం‌టారు. ఇట్లా ఉంటారు. ఎందుకంటే, చెప్పాను కదండి! మా ఆఫీస్‌లోనే నన్నేంటంటే, నువ్వు పిల్లని జాయిన్ చెయ్యట్లేదు ఫ్రీ స్కూల్ అది గోల, గోల ఎ‌ట్టినోళ్ళు. నేనే అన్ని ఎదుర్కొన్నాను. అలాంటిది బయట చాలా మంది ఏంటంటే, కాంప్రమైజ్ అయిపోతారు. "ఎందుకు పిల్లని జాయిన్ చేసేస్తే అయిపోద్ది గదా!" అని. సో, ఈ రకంగా ఉన్న పరిస్థితిలో గవర్నమెంట్ స్టాండ్ తీసుకోలండి. ఇకా
అవును. నిజం. చెప్పరు. ఎవరుకు లేదు. నిజం. అవును. <chuckles> అవ్ అవునవును. నిజం అండి. అవును.
ఒక విధంగా చూస్తే గత గవర్నమెంట్ దీని మీద ఫైట్ చేసింది. ఈ గవర్నమెంట్ స్కూల్స్‌ని చాలా మటుకు మార్చేసింది.
చేసింది. అవును. మార్చేసింది, అవును.
ఈ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం గానీ, లేదంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ డ్ర‌సెస్ ఇవ్వడం గానీ, నెక్స్ట్ ముఖ్యంగా ఇది ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది గానీ, అది అమల్లోకి రాట్లేదు. ఈ గవర్నమెంట్ స్కూల్లు గానీ, గవర్నమెంట్ జాబ్‌లు చేస్తున్న పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్‌లోనే జాయిన్ చేయాలనే ఒక, ఒక రూల్ గానీ తేగలిగితే...
నిజం. ఇవ్వడం. ఏంటిది అది? చే ఆహ్, ఆహ్, ఒక వు రూల్ తేవాలి అండి. నిజంగా అవును.
కచ్చితంగా మారుతారు. అంతేం‌దుకండి! ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు చూసుకోండి. ఒక గవర్నమెంటు టీచరూ పిల్లలు ఇంగ్లీష్ మీడియాల్లో జాయ్ జాయిన్ అవుతూ ఉంటారు.
జాయిన్ చేపిస్తారు.
వాళ్ళ స్కూల్‌లో వాళ్ళు జాయిన్ చేయలేని పరిస్థితి. ఎందుకు ఇది అలా ఏర్పడుతుంది? ఎందుకంత తెలుగు అంటే చులకన భావన వచ్చేస్తుంది అందరికిని. కన్న కన్నడా‌లో అయితే, ఎవ్వరైనా ఎ‌ళ్తే భయపడుతున్నారండి! ఇప్పుడు కన్నడ భాషకి. వాళ్ళ భాష మాట్లాడపోతే వాళ్ళు రివర్స్ అయిపోతున్నారు. నమ్ అది ఎంత ఆహ్, వాళ్ళు ఎలా నినాదం చేస్తున్నారంటే నమ్మకన్ నమ్మ కన్నడ మా కన్నడ, మా భాష అని మొదలుపెట్టారు ఆళ్ళు. తమిళనాడులో ఎప్పటినుండి ఇవున్నాయి. బట్ ఇక్కడ తెలుగుకి వచ్చేసరికి నీకు కాంప్రమైజ్.
ఏర్పడుతుంది. నిజం. నిజం అండి. వాస్త్ అయ్యో! రివర్స్ అయిపోతున్నారు నిజం. ఆహా! నిజం. ఇక్కడ తెలుగులో కూడా రావాలండి. నిజంగా మీరు చెప్పినట్లు.
తెలుగు కాంప్రమైజ్ అండి. అన్నిట్లికీ కాంప్రమైజ్ అయిపోతాం. దీన్ని పెద్దగా బ్రా ఒక నొక్కి పట్టుకోము. ఇది మా భాష ఇది మేము ముందుకె‌ళ్తాము. మా భాషను తీసుకెళ్తామని. తమిళ్
పట్టుకుమ్ నిజం అండి. అవును.
తమిళోలు మా భాష పాత భాష. మాది పురాతన భాష అని అంత గట్టిగా చెప్పినప్పుడు. తెలుగు భాష మాట్లాడడానికి చాలా బాగుంటది. స్వీటెస్ట్ లాంగ్వేజ్ మనది.
నిజమండి. స్వీటెస్ట్ లాంగ్వేజ్. నిజంగా అండి చాలా చక్ అవును అండి. సో, చాలా చక్కగా చెప్పారండి. స్థానిక భాష ట్ కంటెంట్ ఎలా పెరగా పెరగాలి. ఎలాంటి సవాళ్లూ ఎదుర్కొంటున్నారు, తర్వాత భాష పరిరక్షణ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. చాలా చక్కగా చెప్పారండి. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం, ధన్యవాదాలు.
హ్మ్. అలాన్ ధన్యవాదాలండి.